నిజమే. నిజమే. అయితే ఇప్పుడు ఈ, ఈ టెక్నాలజీ గానీ, ఈ ఏఐలు గానీ ఒచ్చిందెందుకంటే మన టైమ్‌ని సేవ్ చేయటానికి. <smacks lips> ఇపుడు మనం ఆహ్, నిజంగా చూస్తే, కానీ మనం అది చ్ సేవ్ జేసిన టైమ్ తోటి ఏం జేస్తున్నాం? మళ్ళీ ఎళ్లి ఆ రీల్స్, షాట్స్ <chuckles> అదే జూస్తున్నాం. నిజంగా మనకు పనికొచ్చే పనులేమైనా జేస్తున్నామా అంటే అదీ లేదు. <chuckles>
అవునండి. హ్మ్. హ్మ్. మళ్ళి స్మార్ట్ ఫోనే చూస్తున్నాం గదండీ. అదీ లేదు. అవును. అస్సల్లేదు. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ స్మా ఆహ్, స్మార్ట్ ఫోన్ దగ్గరికే ఒస్తాము. ఆ! ఏం చెప్ అదే అండి. మనం అనుకున్నట్టు మనిషి బాడీలో ఒక పార్ట్, అన్ని పార్ట్‌లు ఎట్లాగో ఫోన్ గూడా ఒక పార్ట్ అయిపోయింది. మనకి 5 నిమిషాలు టైమ్ దొరికిందా ఫోన్ పట్టుకోవాలి, 10 నిమిషాల టై‌మ్ దొరికిందా ఫోన్ పట్టుకోవాలి, ఏదన్నా పని జేస్తున్నామ మధ్యలో ఒచ్చి ఫోన్ జూడాలి, ఇదే గోలండి రోజు మొత్తంలో అసలు దానేంత సేపు చూస్తామో తెలీదు, ఎంత విధంగా వాడుతున్నామో తెలీదు. నిజంగా ఫోన్ ఒక 20,000, 30,000 బెట్టి ఆహ్, కొంటే దానికి మించి వాడుతున్నారండి జనం దానైతే.
టైమ్ వేస్టే జేస్తున్నాం మనం. పో పోయి హ్మ్. కరెక్ట్. హ్మ్. <giggles> రైట్. అవును. అవును. హ్మ్. తెలీదు. అవును. హ్మ్. అవును. అవును. అలాగే ఇప్పుడు మనకి సంబంధించిన ప్రత్తి వివరం కూడా ఆహ్, అది బ్యాంక్ అయితేనేంటి, మీరన్నట్టు పాస్‌వర్డ్‌లు అయితేనేంటి, ఫో పర్స్ పర్సనల్ ఫోటోలు అన్నీ ఒక్కటే డివైస్‌లో ఉంటున్నాయి. అది గనక ఎన్‌క్రి‌ప్ట్ అయ్యి ఎవరైనా హ్యాక్ చేశారంటే గోవిందా! మనవ మన విషయాలన్నీ వెళ్ళిపోయినట్టే. సో ఈ ప్రైవ్ ఈ ప్రైవసీ విషయంలో మరి మనం కొంచెం రిస్క్ చేస్తున్నామా? లేకపోతే ఏం పర్లేదు నాకు ఈ అంటే ఈ, ఈ సెక్యూరిటీ మీద మనకి నమ్మకం ఉంది. ఏ ఏం కాదు అని అనుకుంటున్నారా?
అవును. అవునండి. హ్మ్. అవునండి. <chuckles> వెళ్ళిపోద్ది.